అయితే ఇప్పుడు మనం చూస్తాను, బయట పొల్యూషన్ ఎంత విపరీతంగా ఎక్కువైపోయిందంటే, సౌండ్ పొల్యూషనని, లేకపోతే ఆహ్, ఎయిర్ పొల్యూషనని చెప్పేసి, ఓజోను పొర దెబ్బదిందని చెప్పేసి చాలా న్యూస్‌తో చూస్తానే ఉన్నాం. అయితే, వీటిని అరికట్టడానికి చెట్లనేవి ముఖ్యంగా మనకి ఆహ్, చాలా ముఖ్యమనమాట. చెట్లు పె అంటే పెంచడం అనేది. అయితే ఈ చెట్లు పెంచడం మన అంటే ఒ మనం అనుకుంటే సరిపోదు. చేయడానిక్కూడా ఒక ఏదో ఒక పెద్ద మనిషి సహాయంతోనే చేయగలం. అయితే, ఈ చెట్లను పెంపొందించడంలో సాధారణ ప్రజలు మీకు ఎలా సహాయపడతారు? అ అం అంటే దాని గురించి ఏవన్నా చెప్పగలరా మీకు మీరు?
అవును. అవునవును. అవునండి. అంటే, ఆ! ప్రతీది గూడా సాధారణ ప్రజల వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ పొల్యూషన్ అంతా గూడా సాధారణ ప్రజలే చేశారు కదా! అదే, అదే. ఆ! కాబట్టి చెట్లని పెంపొందించడం, చెట్లని నాటడం. ఇంకా ఆ పొల్యూషన్‌ని అ అరికట్టడం కూడా సాధారణ ప్రజలే చేయాలనమాట. ఇప్పుడూ చెట్లని మన అవసరానికి తగ్గట్టుగా నరికేసి ఇష్టమున్నట్టుగా వాడుకున్నాం. ఆహ్, హ్మ్, ఫర్నిచర్‌కి గానివ్వండి, లేకపోతే ఆహ్, అపార్ట్‌మెంట్స్‌కి అడ్డొస్తున్నాయని, లేకపోతే ఈ రోడ్డు‌కి అడ్డొస్తున్నాయని ఇష్టమున్నట్టు నరికేశాం గదా! కాబట్
చేసింది మనమే చేసాం. అవును. కరెక్టే. అవును. అవును. అవును. అసలు మొదటైతే స్టార్టయింది ఇ ఇది మనం ఏదైతే ఆహ్, మనక్కావాల్సింది అ ఒకప్పుడు గ్యాస్‌స్టౌ‌వులుండేవి గాదు. కట్టిపోయ్యలే ఉండేవి. వాటి దెగ్గరే మనకి ఎక్కువ ఆ చెట్లు నరికేయడం జరిగింది ముందు.
అవునవును. ఆ! ఆ! ఫస్టు అక్కడ్నుండి స్టార్టయ్యి, ఇప్పుడసలు చిన్న, చిన్న వాటికి ఇప్పుడు, ఇల్లు గట్టేటప్పుడు మధ్యలో చెట్టడ్డమొస్తుంది. ఇల్లు పేరు గనపిస్తలే అని జెప్పి చెట్టు నరికేయడాలు. మరీ ఇంత చిన్న వాటిగ్గూడా జేస్తున్నారు గాబట్టి ఆపేయాలింక చాలు.
అవును. అవును. జరిగినాయసల మీ మీరు గూడా చూసారా? మీ ఇంటి దగ్గరలో ఇట్లాంటియి జరగడం ఇట్లాంటియి చిన్న, చిన్ ఒ
అవునవునండి. ఆ! చూశానసలు. మొన్న 2, 3 రోజుల నుండే అవుతుంది అసలు ఆహ్, హ్మ్, పక్కన ఇల్లు ఇల్లు వాళ్ళు, వాళ్ళేంటంటే వాళ్ళ ఇండిపెండెంట్ హౌసనమాట.
ఓకే. ఆ! ఓకే.
హ్మ్. చాలా చెట్లుంటాయి. ఒక, 6 చెట్లు దాకా ఉంటాయి. వాళ్ళ చెట్ వాళ్ళ ఇంట్లోనే.
ఓకే. పెద్ద పెద్ద చెట్లు.
ఆ! పెద్ద పెద్ద చెట్లు. చాలా ఒక 20, 30 ఏండ్లవుతుంది గావచ్చు.
ఓకే. ఓకే.
ఆ! అయితే ఆ చెట్లని నరికేసి, ఇప్పుడు ఇంకా ఇండిపెండెంట్ హౌస్‌ని పూర్తిగా కూల్చేసి అపార్ట్మెంట్ గడతారంట. కాబట్టి ఆ చెట్లన్నిటిని నరికేశారు ఫస్టిప్పుడు.
ఓకే. ఓకే. అంటే అసలు ముందు మనకి ఆ వాయువిచ్చే చెట్ల నంచి ఆహ్, నరికేసి ఇల్లు కట్టుకోవడం వేయడం అనేది అసలు అది చాలా పిచ్చిపననే చెప్పాలి. కానీ కూడా వీ
అదే అసలు చూస్తేనే చాలా బాధాకరంగా ఉండే. అదే. అవునవునండి. అంటే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంతో ప్రయత్నిస్తుందండి. హరితహారం జే హరితహారం గురించి, దాని గురించి ముందెప్పుడో చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని ప్రయత్నించింది. కానీ ప్రభుత్వం గూడా చాలా సార్లు విఫలమయింది. హ్మ్.
అవును. ఒకటి మీరు గ్రహించారా? ఒకప్పుడే ఒకప్పుడు ఈ గవర్నమెంటే ఆహ్, ఇండస్ట్రీస్‌ని తీసుకొచ్చిందే ఈ గవర్నమెంటు. పొల్యూషను చేయటంలో కూడా గవర్నమెంట్ పాత్రనేదుంది ఖచ్చితంగా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళే మనల్ని చెట్లు నాడమని వాళ్ళే మనలకలవాటు జేస్తున్నారు. చూసారా!
అవును. అదే. అదే. అవునవునండి. అంటే, అదే ఇప్పుడు నేను కూడా అంటుందదే. ఇప్పుడు సాధారణ ప్రజలే పొల్యూషన్ జేశారు.
అవును.
ఇ ఇ అది గ్రహించి ఇన్ ఆహ్, ఇప్పటి నుండి ఇంకా చెట్లని నాటడం మొదలుపెడితే బావుంటది. ఎందుకంటే మనకి ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న సౌకర్యాలు చాలండి. ఇంకా ఎంత ప్రయత్నిస్తాం, ఇప్పడూ అడవులు అడవులున్నాయి. కొన్ని నల్లమల్ల అడవులున్నాయి. ఇంకా ఆదిలాబాద్ సైడు కొన్ని అడువులున్నాయి. ఆ! ఆ అడవులను కూడా కొంచెం ఆ! కొట్టేసి
అవును. అవును. మనకి రీసెంట్‌గా ఒకటి ఇది కూడా జరిగింది కదా! హైదరాబాద్‌లో గచ్చిబౌలీలో ఆహ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు దాంట్లో ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం ధ్వంసం చేస్తరని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ దాంట్లో పాల్గొన్నారు కదా!
అవును. అవును. నిజమే. ఆ! ఆ పాల్గొన్నంక ఇంకా వాళ్ళు ఆపేశారు గదా! మొత్తానికైితే. అదే కనీసం అదైనా ఆనందం. కానీ ఇప్పుడు నార్త్ ఈస్ట్‌లో, అండమాన్‌లో 10 లక్షల చెట్లని ఆల్రెడీ నరకడం మొదలుపెట్టారు. దీని గురించి ఎవ్వరు మాట్లాడట్లేదు. చాలా బాధాకరం.
చూసారా ఆ న్యూస్ మీరు? అవును. ఆపేశారు. ఇదెప్పటి నుండి జరుగుతుంది? నేను ఇప్పుడే వింటున్నాను నేను ఎందుకు అండమాన్‌లో అవి నార్త్ ఈస్ట్‌లో ఎందుకు ఈ ఆహ్, చెట్లని ఇట్లా ఇది
ఏహ్! అండమాన్‌లో అయితే ఏదో ఫ్యాక్టరీ ఇంకా ఎయిర్‌పోర్ట్ గడతారంట. నార్త్ ఈస్ట్‌లో అసలు వాళ్ళు మైనింగ్ స్టార్ట్ చేస్తారంట. అది చాలా సెన్సిటివ్ ఏరియాస్ అండి. నార్త్ ఈస్టే కాకుండా, రాజస్థాన్‌లో బహేరి అని ఒక దాని పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇలా రాజస్థాన్ ఎడారి తర్వాత, ఆహ్, ఒక మౌంటెన్స్ ఉంటాయన్నమాట. చాలా చిన్న చిన్న కొండలు. కాకపోతే అవేంటంటే ఆహ్, హిమాలయాలని ఇంకా ఆ ఎడారిని ఓ విధంగా సపరేట్ జేస్తాయి ఆ కొండలు. ఇప్పుడేంటంటే అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతోంది.
ఓకే. హుహు. ఓకే. ఓకే.
అక్కడ మొత్తం గూడా ఈ నార్త్ ఈస్ట్‌లో అండి. అడానీ పవర్ ప్లాంట్ ఏదో పెడతారంట. బీహార్ ఇంకా నార్త్ ఈస్ట్‌లో
ఓకే.
వాళ్ళ పవర్ ప్లాంట్ పెట్టడానికేంటంటే, రైతుల దగ్గర నుండి సంవత్సరానికి ఒక్క రూపాయి చొప్పున లీజ్ తీసుకున్నారు.
రైతుల దగ్గర నుంచి ఒక్క సో ఒక్క రూపాయికి లీజు తీసుకొని, వీళ్ళకిస్తున్నారు.
ప్రభుత్వం. ఒక్క రూపాయికి లీజు, ఎకరానికి ఒక్క రూపాయి. మళ్ళీ ఏంటంటే అండి, విచిత్రం ఏంటంటే, ఆహ్, ఇప్పుడు యూనిట్ యూనిట్ కరెంట్ బిల్లే ఆహ్, రూ. 2.30 వాళ్ళు ఆ పవర్ ప్లాంట్ బెట్టి, మళ్ళీ ఆ కరెంట్‌ని వాళ్ళకే, రైతులకే అమ్ముతారు. వాళ్ళు రూ. 2.30 రూ యూనిట్‌కి రూ. 2.30 బెట్టాలి. వాళ్ళకేమో ఎకరానికి ఎకరము రూ. 1.5కి లీజ్‌కిచ్చేశేయాలి. <smacks lips> ఇదంతా చాలా అన్యాయాలు జరుగుతున్నాయండి. అయితే ప్రజలందరూ గూడా మేల్కొని
ఏం చేసుకుంటారండి ఒక్క రూపాయితో ఆ ఒక్ ఆ! అవును. అవును. ఓకే. అవును.
ఇలా మన హైదరాబాద్లో అయినట్టు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు గదా! వీటి గు వీటి గురించి గూడా చాలా అందరూ మాట్లాడి ప్రొటెస్ట్ జేస్తేనే బావుంటుంది. ఇప్పుడు ఢిల్లీని జూసుకుంటే
అవును. అవును. మీరెప్పుడైనా మీ వాయిస్ ఎప్పుడైనా రెయిస్ చేసారా ఇట్లాంటి విషయాల్లో? ఎప్పుడైనా చెట్లు నరకడం ఎవరైనా చూసినప్పుడు, ఆహ్, ఎప్పుడైనా ఎందు చెట్లు నరకొద్దని జెప్పేసని వాయిస్ ఏమన్నా మీరు రెయిస్ చేయటం అట్లాంటివేమన్నా సంఘటలేమన్నా జరిగినియా? మీరు ఇనీషియేటివ్ తీసుకున్న రోజులు?
అవునవును. ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఆ యూనివర్సిటీలో ఇంకా చెట్లు నరికేస్తా అన్నారు గదా! అప్పుడింకా నేను గూడా అంటే.మొత్తం అక్కడికెళ్ళి ప్రొటెస్ట్ జేయలేను గానీ, ఇప్పుడు సోషల్ మీడియా ఒచ్చింది గాబట్టి, సోషల్ మీడియా మాధ్యమంలో ఇలా హ్మ్. అదే.
అవును. ఆ! అవును. ప్రతి ఒక్కళ్ళు అక్కడికెళ్లి చేయలేరు. మనం మన వంతు సహాయం అంటే ఇప్పుడు, ఈజీగా మనకి ఈ సోషల్ మీడియా అనేది ఉంది గాబట్టి, మన వంతు సహాయం అలాగే అంటే, మన మద్దతు తె తెలిపినట్టే గదా! అక్కడ. మనం పోస్ట్ చేసినా గూడా, స్టోరీ పెట్టినా గూడా, మన మద్దతు తెలిపినట్టే. అది గూడా మనం దాంట్లో ఒక వాయిస్ అనేది రెయిస్ చేసినట్టే.
అవునవును. ఇలా ఆ! ఆ అవునవును. అయితే అల్ అదే రీషేర్ చేయడం, ఇంకా కామెంట్ జేయడం లైక్ జేయడం ఇది చేశాను. ఇంకా వీటికి గూడా జేస్తున్నానండి. అంటే
అది మంచి పనే ఖచ్చితంగా. ఎందుకంటే, చాలామంది అలా స్టోరీలు పెట్టడానికి కూడా వాళ్ళు ఏదో ఆహ్, అది ఎందుకులే మనకన్నట్టుగా తీసుకుంటారు. కొంతమంది అది పెట్టడానికి గూడా నామోషి అన్నట్టుగా చూస్తారు. కానీ మనం ఇలా షేర్ జేసినప్పుడు ఆ! ఓకే. మనం గూడా షేర్ జేద్దామని వాళ్ళకి ఒక ఆలోచన ఒచ్చిద్ది. దాని గురించి వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. అది చాలా మంచి విషయం. అలా ఆహ్, అంటే ఒక ధై అది అలా షేర్ చేయడానికి కూడా ఒక ధైర్యం అనేది ఉండాలండి ఖచ్చితంగా మనిషికి.
అవునవును. అవునండి. నిజమే. అ అలానే ఇది అసలు. చెప్పాను గదా! అండమాన్‌లో ఇలా చెట్లన్నరికేస్తున్నారు. ఇంకా బీహార్ నార్త్ ఈస్ట్‌లో ఇలా చేస్తున్నారని. దీని గురించి షేర్ జేయడానికి గూడా భయపడుతున్నారు జనాలు. ఎందుకంటే ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ జేపిస్తుంది. ఒకవేళ షేర్ జేస్తే గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా పోతే యాంటి నేషనల్ అని అనేస్తారు.
ఓకే. అవును. అది గాకుండా పెద్ద తలకాయాలు గూడా, దీంట్లో ఇన్వాల్వయ్యి ఉన్నాయి గదా! ఇది ఆదాని వీళ్ళందరూ ఇన్వాల్వయి ఉన్నారు గాబట్టి
అదే. అదే. ఆ! చాలా భయపడుతున్నారు. క ఇవి అలా మనం అసలు భయపడుతున్నన్ని రోజులు వాళ్ళు, మనని ఇలా హింస పెడుతూనే ఉంటారండి ఎవరైనా సరే. ఇప్పుడూ సెంట్రల్ గవర్నమెంట్ గూడా మన, మన డబ్బులతోనే గదా! అంత జేశేది. మనం పన్ను కడుతున్నాము. ఆ టాక్స్ మనీ ఆ
అవును. ఖచ్చితంగా. అయితే ఈ చెట్లలో గూడా మనకి ఓ అదే మన అసలు అదే. జనాలు మర్చిపోయారు. ఏంటంటే, మన డబ్బుతో ఓ ఈల్లు పరిపాలిస్తున్న మనమేమో మన కింద వాళ్ళని పెట్టుకున్నాం అనేది మర్చిపోయి, వాళ్ళ కింద మనం ఉంటున్నాం అన్నట్టు ఇ ఇలా భావించి ఆ! అసలు మొత్తం పూర్తిగా లాజికే మర్చిపోయారు వీళ్ళు.
అదే. అవునవును. అలా అయిపోయింది. ఇంకా ఇలా మాట్లాడినా గూడా ఏంటంటే యాంటీ నేషనల్ అనడము, ఇట్లాంటివనేస్తున్నారు. అంటే పర్యావరణం గురించి ఆలోచించడం, అసలు ఎప్పుడు యాంటి నేషనల్ అయిందో అర్థం గావట్లేదు ఇంకా
అదే అద్ ఏమన్నా అంటే, అంటే మీకు డెవలపప్‌మెంట్ అవసరం లేదా? ఇలాంటి మాటలొస్తా ఉంటాయి. డెవలపప్‌మెంట్ కావాలి. డెవలపప్‌మెంట్ ఎప్పుడుండిద్ది? మనిషి బతికితేనే కదా! ముందు ఆడు చేసిన డెవలపప్‌మెంట్ కోసం వాడు అనుభవించేది. మనిషే పోతున్నప్పుడు ఇంక ఎంత డెవలపప్‌మెంట్ చేసుకుంటే, ఏ ఉపయోగం ఏముంది?
అవునవును. ఇట్లాంటివొచ్చేస్తాయి. అవునవును. ఆ! అదే. మనిషే చనిపోయినాంక అసలు అవసరమే లేదు. ఈ డెవలప్‌మెంట్ ఎందుకు? ఈ బిల్డింగ్లన్నీ ఎందుకు ఇంక? అదే చిన్న చిన్న ఇనిషియేటివ్స్ తీసుకోవచ్చండి సాధారణ ప్రజలు గూడా ఇప్పుడు
ఓకే. ఆ చిన్న, చిన్న ఇనిషియేటివ్‌లో అది మ కొంచెం మన పాత్ర కూడా ఉడిద్దనమాట. అంటే చెట్లు అంటే, ఒక మ ఆహ్, ఈ వ్యక్తుల మీద, వేరే వాళ్ళు చేయాలనేది కాకుండా, కొంచెం మనం గూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం మనం ముందడిగేసి, మనమే చెట్లు నాటటం, రోడ్డు పక్కనో, లేకపోతే ఖాళీ ప్రదేశాలు చెట్లు నాటడం అనేది చేస్తా ఉంటాం గదా! అలాగా మీరు మీ జీవితంలో ఏమన్నా సొ మీరు సొంతగా ఒక మొక్క నాటటం గాని, ఒక చెట్టు పెట్టటం గాని, ఏమన్నా చేసిన ఏమైనా సంఘటన గురించి నాకు చెప్తారా కొంచెం?
హ్మ్. అవునండి. ఉన్నాయి. చాలానే ఉన్నాయి. అప్పుడు హరితహరం అని ఒక 5 ఏండ్ల క్రితం ప్రభుత్వం చేశింది గదా! అయితే అప్పుడు నేను చాలా చోట్లనే ఇలా ఒక 10 వరకు చెట్లను నాటాననమాట. హ్మ్. ఆ చెట్లని నాటడమే కాదు. మన బాధ్యతేంటంటే, అవి చనిపోకుండా చూసుకోవడం గూడా. ఎందుకంటే చెట్ ఆహ్, ఫస్ట్ మొక్క పెట్టినప్పుడే చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు పక్కనా ఆహ్, చాలా వరకు వీడ్ మొక్కలుంటాయి. అవి ఏంటంటే, ఈ మొక్కకి ఆక్సిజన్ అందకుండా ఆ! కలుపు మొక్కల్ని గూడా తీసేస్తూ ఉండాలి. దాంతోనే ఈ మొక్కని కాపాడుకుంటూ ఉండాలి. ఎలా అంటే రోడ్డు మీద పోయే ఆవులు గానివ్వండి, లేకపోతే బర్రెలుంటాయి గదా! అవి తినేస్తాయి. అవి వాటికి తెల్వది గదా! హ్మ్. అదే. అదే. దాని చుట్టూ ఫెన్సింగ్ పెట్టాలి ఫస్టయితే. ఇంకా ఏంటంటే, అసలు వర్షం చిన్నగా బడ్డ గూడా, వరదలు చాలా వస్తున్నాయి ఈ మధ్యలో. ఆ వరదకు గూడా గొట్టుకపోతాయి. ఆ ఫెన్సింగ్ పెట్టినా గూడా.
ఓకే. ఓకే. అవును. అవును. అవును. ఆ కలుపు మొక్కలు గూడా మనం ఎప్పటికప్పుడు తీసేస్తా ఉండాలి. అవును. అవి తినేస్తా ఉంటాయి. దాని చుట్టూ ఫెన్సింగ్‌ లాంటివి ఏదో ఒకటేస్తూ ఉండాలి మనం. అవును. ఓకే.
కాబట్టి ఆ ఫెన్సింగ్ ఏదైతే బెడతామో అది కొంచెం గట్టిది బెట్టాలి. ఆ?
ఓకే. అయితే మీకు నచ్చిన చెట్టు ఏమన్నా ఉందా? అంటే? మీకు ఈ చెట్లలో మీకు నచ్చిన చెట్టు ఏదైనా ఉందా? కొ అంటే కొన్ని, కొన్ని ఎక్కువ నీడినిస్తాయి. కొన్ని కొన్నేమో మంచి పళ్ళనిస్తాయి. అలాంటి చెట్లో మీకు నచ్చిన చెట్టు ఏమన్నా ఉందా?
అవునవును. అవునండి. అంటే నాకు చిన్నగున్నప్పటి నుండి గూడా వేప చెట్టంటే ఇష్టం. మా ఇంట్లో ఒక పెద్ద వేప చెట్టుండేటిది. అది జనిపోయింది పాపం. అంటే <chuckles> ఇట్లా దానికి పురుగేదో బట్టేసి, ఇంకా కింద నుండి మొత్తం ఎండిపోయింది. ఒక్క 6 నెలలోనే మొత్తం ఎండిపోయిందండి. చాలా పెద్దగా ఉండేది. అంటే మా ఇంటికి కోతులు వస్తే మాత్రం అంత, ఆ వేప చెట్టు పైన సెటిల్ అయిపోయేటివి ఇట్లా 2, 3 డేస్. అట్లాంటిదది ఎండిపోయినంక అసలు, పక్షులు రావట్లేదు. ఏది రాట్లేదు. మేము మళ్ళీ అక్కడ బెట్టడానికి ప్రయత్నించాంగానీ అక్కడ ఆ మట్టి మొత్తం కూడా అంటే, సరిగ్గా లేదిప్పుడింకా. అది పెరగట్లేదు. అక్
ఓకే. అయ్యయ్యో! ఆ! ఓకే. ఓకే. ఓకే. ఓకే. అయితే మీరిందాక అన్నట్టుగా ఈ హరితహారం అని ఇలాంటి ప్రాజెక్ట్లు పేర్లు చెప్పారు గదా! ఇలాంటివి మన కొన్ని ప్రాజెక్ట్ల కోసం మన పంచాయతీ లేదా మున్సిపాలిటీ దగ్గరి నించి అనుమతులు ఆహ్, తీసుకోవాల్సిన అవసరం ఒచ్చినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులు ఎటువంటి ము ముందడుగు వేయాలి ఆ విషయాల్లో? అంటే ఆహ్, ఆహ్, ఆ వాళ్ళు ఒక
అవును. హ్మ్. అందరూ గూడా ముందుకు రావాలండి. అంటే ఇది మంచి పనే గదా! ఇప్పుడు ఎవ్వరిని కలిసందరూ జంపేయట్లేదు. ఇట్లా చెట్లను నరికియట్లేదు. జంతువుల్ని హింసించట్లేదు. ఆ! వి అది మన కోసం మనం జేసుకుంటాం. ఇప్పుడు చెట్లని నరికేయండంటే, ఒస్తారు 10 మంది. లేకపోతే, ఈ జంతువుల్ని చంపేశి వంట చేేసుకొని తిందామంటె వస్తారు 10 మంది. అలానే కొన్నిటిని రక్షించాం ఆహ్, రక్షించడానికి గూడా ముందుకు రావాలండి. అంటే హ్మ్.
హింసించట్లేదు. మనకోసం మనం చేసుకుంటున్నాం ఇదంతా. అవును. ఖచ్చితంగా. అవును. ఖచ్చితంగా. ఏంటంటే, మనుషులకి అంటే ఆహ్, మంచి చేయడానికైతే ముందు అడుగు వేయరు గానీ, చెడు చేయడానికైతే త్వరగా వేస్తున్నారు అడుగు.
అదే. అదే. ముందడుగు వేస్తారు ఇంకా. కాబట్టి మనం బాధ్యతగా అనుకోని చెట్లను నాటడము, వాటిని పెంపొందించడం. తప్పకుండా నేర్చుకోవాలి.
అవును. ఖచ్చితంగా. అయితే మీరు చాలా బాగా వివరించారండి. ఈ చెట్లను పెంపొందించడంలో మన సాధారణ వ్యక్తులు అంటే, మనం గురి మనకి ఎలాంటి మనం ఎలాంటి అడుగు వేయాలో, ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలనేది అలాగే ఈ ఈ చెట్లు చనిమి ఆహ్, మనం నరికేయటం అలా ఎలాంటి మనం ఆహ్, ఈ పొల్యూషన్ గురించి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాం గురించి, చాలా బాగా వివరించారు. అయితే మళ్ళీ మనం ఎ సమయం దొరికినప్పుడు ఇలాంటి విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. మీతో మాట్లాడినందుకు ఆహ్, చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.